ఇంటే మీరు టికెట్ కొనుక్కున్న తరవాత, రూమ్ కూడా వస్తుందన్నారుగా! ఈ బస్ కూడా ఇలాంటిది ఫ్రీయా? లేకపోతే మళ్ళీ
ఆ! ఫ్రీ ఏం లేదండి. ఫ్రీ ఏం లేదండి. ఆ! నార్మల్ చార్జెస్ ఉంటాయి. నార్మల్ రూ. 45 ఏమో, చార్జెస్ ఉంటాయండి. సో, అది బుక్ చేసేసి పంపి మనకు ఏసీ బస్ డైరెక్ట్‌గా పైకెళ్ళిపోతాము. అంటే, అది ఓ సోలో జర్నీ అన్నాం గదాండీ! ఇంక నైటు శుభ్రంగా హైదరాబాద్ నుండి, ఆహ్, బుక్ చేసేసుకొని అంటే, మనట్ మన టికెట్ ఆల్రెడీ ఎలానో ఉంటుంది వెంకటాద్రి. వెంకటాద్రి ట్రైనుంటుంది. దానికి హ్యాపీ‌గా భోంచేసి, హ్యాపీ‌గా పడుకోడము. లేదా మంచిగ మ్యూజిక్ వింటూ, పైన మనకు ఆహ్, మన బెడ్ మీద పడకుంటూ, ఇంట్లో వాళ్ళకి కబుర్లకు ఫోన్ చేస్తూ, అమ్మకు, నాన్నకు ఇట్లా వెళ్తున్నాను అని చెప్పి చెప్పడము. సో, అక్కడ దిగిన తరవాత వెంటనే, బస్ ద్వారా ఇప్పుడు సోలో గదండీ, ఎలా అన్నా వెళ్లొచ్చింక. బస్సు అది ఇది ఏం లేదు. ఎలా అయినా వెళ్ళిపోవచ్చు మన కంఫర్టు.
ఓకే. ఓకే. హ్మ్. అవును. అవును. అవునండి. <chuckles> అవునవును. ఆ! నిజంగా అండి. హ్మ్.
అంటే నేను ఎన్ అవునండి.
అవును. ఇంకా మీరు అన్నారు 2 మంత్స్ ముందే బుక్ చేసుకుంటా. అంటే, 2 మంత్స్‌కొస్తుందన్నారు కదా ఇది. ఆ! టికెట్. అయితే కొన్ని కొన్ని సాల్లేమవుతుందంటే ఆహ్, ఆ! మనం ముందే ప్రెడిక్ట్ చేయలేం. పని ఉండొచ్చు, అలాంటియి చాలా ఉండొచ్చు. కానీ మీరు
అవునండి. అవునండి. ప్రెడిక్టే. ప్రెడిక్ట్ కూడా చేయొచ్చు.
అలాంటివెలా ప్లాన్ చేస్తారండి ముందే?
అంటే నాకు హ్మ్. అదృష్టవశాత్తు అట్లాంటిది ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ ఆ రోజు వచ్చినటువంటి సిట్యుయేషన్స్ ఇప్పటి వరకి రాలేదు నాకు. అదొ అదొక అదృష్టం. ఆ! అది అదృష్టం నాకు. అట్లాంటి సందర్భం రాలేదు. నిజంగా! అట్లాంటివొచ్చినప్పుడు కొన్నికి క్యాన్సెల్ జేసుకోవాల్సుంటుంది ఉంటుందింక తప్పదు. ఇప్పటివరకైతే నాకలాంటి సందర్భం రాలేదు. ఈ 4 సంవత్సరాలు దాదాపు అంటే, నేను ప్రతినెలా ఆలు వెళ్ళడేం కాదు. మనకు నాకు తెలిసి, ఒక ఈ 4 సంవత్సరాలు, ఒక 6 సార్లు అలా వెళ్ళానండి సోలోగా.
ఓహ్! ఆయి నిజంగా అదృష్టం అయితే. <chuckles> అవునండి. అవును. హ్మ్.